<chuckles> అంతే ఆ పాట మీద కూడా చిరాకు. అది వినపడినప్పుడల్లా చిరాకొస్తుందట <chuckles> ఎందుకు అలాగా అందుకని. ఆహ్, హాబీని హాబీగానే ఉంచుకోదలుచుకున్నాను నేను. ఈ ప్రొఫెషనల్‌గా ఎళ్ళిపోయాను అంటే ఇంకేం లేదు. ఆహ్, మళ్ళీ దాన్ని, "ఛ! అనవసరంగా నేర్చుకున్నాను. ఇప్పుడిన్ని ఒచ్చాయి, అన్నొచ్చాయి" అని మళ్ళీ ఇదయిపోతుంది. హ్మ్.
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు మనకు నచ్చిన పాట అలారంగా పెట్టుకుంటే నిద్ర రావాలి గాని మెలుకువొచ్చేస్తది. చిరాకు పడ్డాను యాక్చువల్‌గా.
హ్మ్. అదే. మెలుకువ వస్తుంది కాబట్టి అవును. చిరాకొస్తూ ఉంటుంది. <chuckles> కాబట్టి అలా. హ్మ్.
హ్మ్. అయితే ఆహ్, ఇంకా మిగతా ఏమన్నా అంటే ఇవి కాకుండా కుకింగ్ గాని అలాగా ఉంటది కదా! చాలామందికి కుకింగ్ అంటే మీకు చిరాకు కూడా అయ్యుండొచ్చు మీకు నిజంగా లేడీస్‌కి.
హ్మ్. ఆ! అవునండి. ఆ! లేదండి. కుకింగ్ కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తే అదొక థెరపీలా ఉంటుంది. ఆ! హ్మ్.
అవును. అవును. ఎంజాయ్ చేయడం అంటే ఇప్పుడు ఆ సందర్భంలో కొందరు పాటలలాగ వింటూ ఉంటారు. మ్యూజిక్ పెట్టుకొని కొంచెం. ఆహ్, కాలక్షేపం అవ్వడానికి అయితే మీరు మ్యూజిక్ గాని అలాగేమైనా వింటూ ఉంటారా?
హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! ఒక్కదాన్నే ఉన్నాననుకోండి వంట చేసేటప్పుడు అప్పుడు కాస్త మ్యూజిక్ పెట్టుకోవడము, నేను నా దగ్గర పెద్ద స్పీకర్స్ ఉంటాయి అనమాట మా ఇంట్లో. అయితే ఆ పెద్ద స్పీకర్ల్సో పెట్టుకొని బాగా ఆహ్, ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటాను. ఒక్కోసారేంటంటే మా అమ్మ ఉంటారు కాబట్టి మా అమ్మతోటి మాట్లాడుతూ ఆ కబుర్లు ఈ కబుర్లు నవ్వుకుంటూ <chuckles> ఇట్లా చేస్తాననమాట. అది కూడా మంచి హాబీ అండి వంట కూడా. ఆహ్, థెరపీ లా ఉంటుందనమాట. మనం అనుకున్న వంట కొత్తగా ఏదైనా చేస్తే నేర్చుకొని అది బాగొచ్చిందనుకోండి అదెంత సంతోషంగా ఉంటుందో. <laughs>
హ్మ్. హుహు. అవును. హుహు. హ్మ్. అవును. అవును. ఆ! బాగొచ్చినప్పుడు ఉంటుందండి. అయితే బాగా రానప్పుడు ఎలా ఉంటుంది? మనకు మన ఇంట్లో వాళ్ళుంటారు కదా క్రిటిక్స్.
ఆ! బాగా రానప్పుడు ఏంటో ఇది చిరాకొచ్చింది. ఆ! అమ్మో! ఇంట్లో వాళ్ళే ముఖ్యంగా <chuckles> వాళ్ళు ఒక్కొక్కసారి ఎట్లా జడ్జ్ చేస్తారో తెలుసా? ఇది టీవీ షోలు ఉంటాయి కదా! కుకింగ్ షోలు. వాటిలో జడ్జ్, కుకింగ్ పోటీల్లో జడ్జెస్ అలా ఉంది, ఇలా ఉంది అనే విశ్లేషిస్తారు కదా! <laughs> అవును. అలా ఉంటుందన్నమాట, "ఇందులో ఉప్పు ఇంకొక్క రవ్వ తగ్గించే తగ్గించి ఉంటే బావుండేది. ఆ ఫ్లేవరు కొంచెం ఇంకొంచెం పడాలి" ఇట్లా ప్రతి ఒక్కటి <chuckles> విడదీసి విశ్లేషిస్తారన్నమాట అన్ని. <chuckles> అలా ఉంటుంది. హ్మ్.
<chuckles> హ్మ్. ఎలాంటి? హ్మ్. అవును, అవును. ఆ! ప్రతి అంశం మాట్లాడుతారేమో వంటల్లోని. హ్మ్. హ్మ్. అయ్యో! ఆ! హ్మ్. అవును. అయితే చాలామందికి కూడా మనకి ఈ కుకింగ్ ఇవి కాకుండా షాపింగ్.
హ్మ్.